ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి ప్రత్యేక విలువ అనేది ఉంటుందండి. అలాంటప్పుడు కుటుంబ సభ్యులు ఒక్కొక్కసారి ఏంటంటే ఒత్తిడి చేస్తారు. ఆహ్, "పెళ్లి చేసుకో, త్వరగా చేసుకో లేదంటే మేము చూసినదాన్ని చేసుకో" ఇలా చాలా విధాలుగా ఉంటాయి గదా! అలాంటప్పుడు మీరు ఎలా స్పందిస్తారు ఈ విషయంలో?
హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ! స్పందించానండి ఒకసారి. అంటే నేను అంటే ఉద్యోగాల కోసం ట్రై జేస్తున్నాను నేనప్పుడే.
ఆహా! ఉద్యోగం రాకముందే మిమల్ని చేసుకోమంటున్నారా ఏటి?
హ్మ్. "ఉద్యోగం, ఉద్యోగం తర్వాత చేసుకుందువు గాని పెళ్లి" అవును. "ఉద్యోగం తర్వాత చేద్దువు గాని మొదట ప పెళ్లి చేసుకో. మీ అన్న గూడా పెళ్లి చేసుకొని చాలా రోజులయింది" అని జెప్పి అలాగా బలవంతం జేస్తుండేవారు. ఒకసారి ఏమైందంటే మా డ్యాడీ ఫోను జేషి ఇలాగ, "నీ ఫోటో పంపు" అన్నడు.
హ్మ్. హ్మ్. ఆ! <laughs> ఆ! ఏమన్నారు? ఆ!
<chuckles> "నా ఫోటో ఏం జేస్తావు డ్యాడీ? నా ఫోటో ఏం జేస్తావు? నా వాట్సాప్ డీపీ ఉంది గదా! నీకు నువ్వు డీపీ పెట్టుకుంటా అంటే అది డీషి పెట్టుకో" అని జెప్పాను.
హ్మ్. హుహు.
ఆ! "లేదు, లేదు. ఒకసారి నీ మంచి ఫోటో ఒకటి పెట్టు" అంటే నాకర్థమయింది అక్కడ సీను. హ్మ్. ఏదో పెల్ ఆ!
హుహు. మరి అమ్మాయిని చూస్తున్నారు నా కోసం రెడీ చేస్తున్నారనా?
ఆ! అవును. నన్నేదో బలి పషువుని యేసేటట్టే ఉన్నారీళ్ళు. ఆ! <chuckles> ఆ! ఆ! అనుకున్నాను మరి నేను. నేనూ అంటే
హ్మ్. అయ్యయ్యో! ఎందుకండీ అలా అనుకుంటున్నారు? మీ హుహు. ఆహా! టైమ్‌కి అలా అనుకున్నారు.
హ్మ్, హ్మ్. అయితే సరే, సరే అని జెప్పేసి పెట్టాను నేను.
హ్మ్.